నిజమే చాలా చక్కగా చెప్పారు. అయితే ఇప్పుడు వాళ్ళయి ఏంటంటే, ఆళ్ళ మైండ్‌లో ఇప్పుడు నన్ను ఎవ్వరు ఇప్పుడు అన్ని అన్ని చేస్తున్నా సరే తల్లిదండ్రులు అవును స్కూల్ ఫీజ్ కడుతున్నారు. అన్ని చేస్తున్నారు. అన్ని అందిస్తున్నారు. టైమ్‌కన్నీ చేస్తున్నారు. అయినా సరే చెప్పాలి. ఎన్ని చేస్తున్నా సరే, డైలీ ఒక్కసారైనా నువ్వు అంటే మాకిష్టము. నువ్వు ఏం చేసినా పర్లేదు. నువ్వు సపోర్ట్ చేస్తాము. నువ్వు ఏదన్నా మాతో ఫ్రెండ్లీగా వచ్చి చెప్పుకోవచ్చు. అంటే చెప్పేసిన తర్వాత మళ్ళీ అంటె ఒక్కసారి ఫ్రెండ్‌గా ట్రీట్ చేసిన తర్వాత ఆహ్, ఆమె వచేదైనా షేర్ చేసిన తర్వాత, మళ్ళీ పేరెంట్స్ అయిపోకూడదు మీరు. ఫ్రెండ్స్ లాగానే ఉండాలి. ఆ సిట్యుయేషన్ విన్న తర్వాత కూడా, ఎటువంటి జడ్జ్మెంట్ లేకుండా ఫ్రెండ్‌లా ఉండాలి.
అవును. అవును. అవును. అవును కరెక్టే. అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే, మేము ఉన్నాము. సరే ఇప్పుడు నువ్వు వచ్చి ఏదైనా ఫ్రీగా న్ మాకు చె ఇప్పుడు నేనున్నానండి, మా తల్లిదండ్రులతో నాకు అనిపించింది అంతా ఫ్రీగా చెప్పుకున్నాను అనుకోండి. వాళ్ళు నిజంగా వాళ్ళు మనతో పాటు ఫ్రెండ్స్‌గా ఉంటున్నట్టు మన భావాలను అర్థం చేసుకుంటున్నట్టు. అప్పటినుంచి నాకేమనిపిస్తదంటే వీళ్ళకి తెలియకుండా నేను ఏది చేయకూడదు ఇంకా. వీళ్ళు నాకు ఇంత స్వేచ్ఛ‌న్నిచ్చారు. నేను దీన్ని మిస్యూస్ చేసుకోకూడదు అని చెప్పి చాలా బాగా ఆలోచిస్తారండి నిజంగా.
అవును. నిజంగా‌నే. అదే అదేనండి. ఇప్పుడు నీకు ఫ్రీడము ఇ ఇవ్వడం. అదే అంటే మనం ఫ్రీ‌గా పిల్లల్ని వదిలేస్తే, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ వస్తది. అమ్మో! నాకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఇంత ట్రస్ట్ చేస్తున్నారు. వీళ్ళ ట్రస్ట్ నేను పాడు చేసుకోకూడదు. నేను బాధ్యతగా ఉండాలి. రే నా చాయిసేస్ రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. నా ఫ్రెండ్స్ రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. మంచి ఫ్రెండ్స్ చూజ్ చేసుకోవాలి అని ఉంటది. అదే మనము అన్నిటికి రిస్ట్రిక్ట్ చేసాము అనుకోండి. వాళ్ళకి మంచికి చెడుకి తేడా తెలియదు. నేను మంచి ఫ్రెండ్షిప్ చేసుకున్న రిస్ట్రిక్ట్ చేస్తారు. చెడు ఫ్రెండ్షిప్ చేసుకున్న రిస్ట్రిక్ట్ చేస్తారు. వీళ్ళకి రిస్ట్రిక్ట్ చేయడమే కావాలి. నేను ఏది చేసినా రిస్ట్రిక్ట్ చేస్తారు కాబట్టి నేను చెప్పననుకున్న.
అవును. అవును. అవును. నిజంగా. హ్మ్. జరిగింది. అవును. ఇప్పుడు ఇది ఇట్లా అంటే నాకు ఇంకొకటి గుర్తొచ్చిందండి. ఇప్పుడు ఎలా ఉన్నారంటే కొంతమంది ఇప్పుడు బాయ్స్‌తో కొంతమంది తల్లిదండ్రులు అమ్మాయిలు అయితే అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే, ఒక అబ్బాయి ఎవరైనా అమ్మాయిలతో కలిసి మాట్లాడటం అయిన లేకపోతే ఒక అమ్మాయి ఎవరైనా బాయ్స్‌తో మాట్లాడటం అయిన, ఈజీగా జడ్జ్ చేసేసి, ఇంట్లో వాళ్ళే ఎవరితో మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు య వాళ్ళతో మాట్లాడకు. ఇప్పుడు కొన్ని కొన్ని కాలేజెస్ ఉంటాయండి. ఆహ్, బ్యాచెస్ బ్యాచెస్ ఉంటాయి. బీటెక్కి వెళ్ళిన వెంటనే ల్యాబ్‌కి 5 బ్యాచెస్ అందులో బాయ్స్ ఉంటారు. గర్ల్స్ ఉంటారు. ఇట్లా రిస్ట్రిక్షన్స్ పెట్టేయటం వల్ల అసలు ఏం వచ్చిందండి నాకర్థం కాదు. ఇలాంటి వాటి వల్ల కూడా కొన్నిసార్లు ఏంటంటే, ఏం చెప్పుకోలేని పరిస్థితి కూడా ఎదురవుతది కదా!
అవును.